ఇప్పుడూ, కేక్‌కి కావాల్సింది మైదా కానివ్వండి, ఒక ఎగ్గనేది కానివ్వండి, దాంట్లో వాడే మనము షుగర్ కానివ్వండి, లేదా వెనెలా ఎసెన్సు, ఇవన్నీ కూడా మనము కోకో పౌడర్ ఇవన్నీ కలుపుకుని, ఆ మిశ్రమమనేది మనకీ, ఏవైతే మంచి టెక్స్చర‌నేదుందో అదలగా తయారు జేసుకుని, అందులో పెట్టుకోవాలి. ఇవన్నీ అనేది ఇదివరకు మనకు తెలీదు. అనారోగ్యం కూడా మనకి చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు, మేమంతా హెల్దీగా ఉంటాం గాబట్టి, మేం హెల్తీ ఆప్షన్సనేవి వెతుక్కొని, మేమిప్పుడు అలాంటివి మానేసి, వేరే ఆల్టర్‌నేటివ్సనేవి మార్చుకొని, మేము చేసుకుంటూ ఉంటామనమాట. అంటే ఇప్పుడు, మనం పంచదారా యూజ్ చేసుకునే ప్లేస్‌లో బెల్లం వాడడం కానివ్వండి, లేదా తేనె వాడడం కానివ్వండి, ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. అంటే మైదా ప్లేస్‌లో, రాగి పిండి వాడడం కానివ్వండి, ఇలా అంటెల్
ఓకే. ఓకే. ఓకే. హెల్దీ ఆప్షన్సేముంటాయి దీంట్లో? ఇప్పుడు మీరు చె ఓకే. ఓహ్! అంటే, ఆంటే టేస్ట్ గూడా సేమ్ అల్ అ అలానే వచ్చిద్దా? కొంచెం ఏమన్నది మారతదా?
టేస్ట్ మరింకా ఎక్కువగా ఉంటుందండి. దానికన్నా గూడా మరింతెక్కువగా ఉంటుంది. అవును.
ఇన్ ఇదే ఇంకా బావుండిద్దా? ఓహ్, ఓకే. ఓకే. ఆ! చెప్పండి.
ఇప్పుడూ, అలాగే కూడా ఇప్పుడు మేము హెల్తీగా ఆప్షన్స్ కూడా చూసుకుంటా ఉంటాం గాబట్టి, సూప్సనేవి కూడా ఏవైతే ఉన్నవో, నేనెక్కువగా కూడా ఇంట్లో తయారు చేస్తూ ఉంటాననమాట. అదీ ఎప్పుడైతే నేను ఈ మధ్యలో, మా అన్నయ్యకెప్పుడైతే ఇచ్చానో, అంటే ఎప్పుడు ఇప్పుడు అన్నాచెల్లెల్లు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఆహ్, ఎప్పుడు కు చూసినా కొట్టుకుంటూ ఉంటారు. లేదా ఇట్లా ఆహ్, ఏదన్నా మంచి పని చేసినా సరే, వాళ్ళు ఏదోకటంటూనే ఉంటారు. కాకపోతే నేనెప్పుడైతే ఇది చేసి ఇచ్చానో, తను కూడా ఏంటంటే, నేనూ ఇట్లాంటి టేస్టంటే ఇవెన్ రెస్టారెంట్‌లో కూడా నేను చూడలేదు అని చెప్పి, చెప్పడం జరిగింది. మళ్ళీ అదే చేయించి రాగి సూపండి. ఇప్పుడూ ఆయన కూడా హెల్దీగా ఆప్షన్ చూస్కుంటాడు గాబట్టి, నేను కూడా ఏంటంటే, రాగి సూపనేది చేయడం జరిగింది.
ఓకే. అవును. అవును. ఏ ఏ సూపు చేశారు మీరు? ఓకే. ఓకే. అయితే
వెజ్జీస్ అవన్నీ కూడా కలిపి.
ఓకే. ఓకే. అయితే మీరు ఇక్కడ నాన్ వెజ్ ప్రియులని అర్థమైంది నాకు కొంచెం. ఇందాక మీరు చెకెన్‌ది చిల్లీ చికెన్ గురించి చెప్పినప్పుడు. అయితే ఎప్పుడైనా, బిర్యానీ తయారు చేశారా మీరు? బిర్యానీ ఆహ్, చేయటం ప్రయత్నించడం గానీ?
అ హ్మ్. అవునండి. ఆ! చాలా సార్లండి. ఆ! చాలా సార్లు కూడా, నేను చేస్తూ ఉంటాను. కాకపోతే ఇప్పుడూ, కొంచెం నాన్ వెజ్ అనేది, నేను తినడం మానేశాను గాబట్టి, ఇంట్లో వాళ్ళక్కూడా నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు అయితే ఒక రెసిపీ అనేదున్నా‌దండి, అంటే ఇప్పుడు, మా అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో, ఆమేంటంటే చికెన్ వేపుడేదైతే ఉందో, బాగా చేస్తూ ఉంటారు. అది మా అమ్మ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు, దూరం, సమయం గాబట్టి వాళ్ళకీ, మాకు కుదరదు. ఎప్పుడూ వెళ్ళి తినలేం కదండి. అందుకు నేనేంటంటే, ఆమెలా కూడా నేను నేర్చుకుని చేయు ఈస్ ఇంట్లో కూడా ఆహ్, మా అమ్మ కోసం కూడా, నేను చేస్తూ ఉంటాను. ఆమె తిన్నప్పుడల్లా కూడా, అచ్చం అమ్మమ్మలా చేసినట్టే ఉంది అని చెప్పి, నాకెప్పుడూ కూడా చెప్తూ ఉంటుందనమాట.
ఓహ్!